సాధారణంగా కొందరూ అంటే, ఎక్కువ ఆడంబరాలకు, ఎక్కువ హడావిడలకు పోయీ పెం అంటే, ఆస్తి ఆహ్, వృధాగా ఖర్చు చెయ్యడం గానీ చేస్తా ఉంటరనమాట. ప్రయాణాలకో, లేకపోతే వాళ్ళకున్న ఫీలింగ్సూ ఎక్కువ కాం హవరా అవారా అంటారు గదా! అవారాగా తిరగడం. ఇట్లా మీరు, మీరేఏమైనా తిరిగారా, లేకపోతే ఎక్కువగా ఇన్వేస్ట్‌మెంట్ చెయ్యడానికే ఇస్సప ఇష్టపడతారా?
హ్మ్. అవునవును. అదే. అదేనండి. ఆ! అదీ ఈ ఒక్క మాటలో చెప్పలేమండి. ఎందుకంటే, ఆహ్, రెండూ కూడా ఉండేయి నాకు యాక్చువల్‌గా. ఇప్పుడు కూడా 2 ఉన్నాయి. ఏంటంటే, కొన్నీ ఒక్కొక్కసారి ఎలా అనిపిస్తుందంటే, ఇంకో ఇంకొన్ని రోజుల్లోనే ఏమి ఉండదు గదా! లేకపోతే, ఎక్కువ రోజులు మనమేమి ఉండం గదా! ఇక్కడ ఈ భూమి మీద అన్నట్టూ, సిచ్యువేషన్స్‌లో మనకనిపిస్తా ఉంటది. అలాంటి టైమ్‌లో ఏంటంటే, ఈ అనుభవాల మీద, లేకపోతే దూర ప్రయాణాలు ఏవైనా సరే ఎక్కడికన్నా అంటే, కొన్ని ఉంటాయి గదా ప్లేసెస్, అక్కడికి వెళ్ళాలి ఇలాగా అనేసి.
ఆ! ఓకే. హుహు. అవునవును. అవునవును. లాంగ్ ట్రిప్‌లంటరు కొంతమంది. <giggles> హ్మ్.
ఆ! అదేనండి. అవి చేద్దామని చెప్పేసుంటుంది. దాంతో పాటేంటంటే, కొన్ని కొన్ని సాల్లూ ఎక్స్‌పిరియన్స్‌లు గూడా చెయ్యాలనేసీ ఉంటుంది గదండీ. ఇప్పుడేంటంటే, ఇందాక నేను చెప్పింది బాధ గురించి అనమాట. ఎప్పుడన్నా మనం కొంచం డౌన్‌లో ఉన్నప్పుడూ, అలాంటియన్ని చేస్తా ఉంటాం. లేదు కొంచెం ఆహ్, వేరే ఫ్రెండ్స్‌తో గలిపి ఎక్కడికెళ్దాము అది అన్ మ్ అనుకునా కూడా, మనం కొద్దిగా ఆహ్, ఎమౌంటనేదీ చేకూర్చుకొనీ, దాని గురించి ఖర్చు పెట్టుకుంటా ఉంటాం. ఇదైతే రెగ్యులర్‌గా జరుగుతా ఉంటది. ఇంకా ఆస్తి పెంపు అనేది కూడా జరుగుతా ఉంటదండి. ఇప్పుడూ
హ్మ్. ఓకే. హ్మ్. అవునవును. అంటే, కొంతమంది ఏం చేస్తారంటే, నార్మల్‌గా చ అంటే, మనం రాబోయే తరాలు ఆనందంగుండాలని, లేకపోతే వాళ్ళు మరీ ఇలా కడుపు కట్టుకొని ఉండడము, లేకపోతే మరీ ఎక్కువ విలాసాలకు దూరంగా ఉంటారు, లేకపోతే అప్పుడప్పుడు కనీస సంవత్సరానకీ ఒక్కసారి గానీ, 2 సార్లు గానీ పోయేది గూడా దూరం చేసుకుంటాండు. ఎందుకులే మనకు దుబారా ఖర్చు అని చెప్పేసి. అట్లా మీరు, మీ పర్సనల్‌గా ఏదైనా ఎక్కువ కేర్ తీసుకొని, సంపాదించడం గానీ, లేకపోతే విహారాలు చెయ్యడం గానీ చేసినవున్నాయా?
హ్మ్. హ్మ్. హ్మ్. అదే. అదేండి. అహా! లేదు, లేదండి. అంటే, మీరు చెప్పింది నాకర్థమైంది. అయితే, ఇక్కడా సమయం ఆహ్, అంటే, ఇది ఏంటంటే, నేను దుబారాగా అయితే మరీ ఖచ్చు చెయను. అలాగని చెప్పేసీ మీరన్నట్టుగా కొంతమంది ఇలా ఉంటారు కదా! అసలుకేమి లేకుండా. అంటే, మొత్తం అన్ని కట్టడిని చేసేసుకొని ఆహ్, వాళ్ళ తర్వాతోళ్ళకి
హ్మ్. హ్మ్. ఓకె. ఓకే. అంతే. ఉంటాయి, కానీ మనకెందుకులే ఎట్టి ఖర్చన్నట్టు చేస్తా ఉంటరు కొంతమంది.
ఆ! అవునవును. అలాంటి వాళ్ళని నేను చూశాను, కానీ నాకు ఓకే. వాళ్ళలాగుండడవైతే నా వల్ల కాదు. అది ఒప్పేసుకోవాలి. ఆహ్, ఎందుకంటే, మనకీ ఆలోచనలు గానీ, మనయన్నీ వేరేగా ఉంటాయి గదండీ. దాని వలన ఏంటంటే, నేను అటూ, కాకుండా ఇటూ కాకుండా మిడిల్‌లో నడుస్తాననమాట. ఎలా అంటే, ఖర్చులూ ఉంటాయి. కాదనను. కానీ మరీ దుబారాగా ఖర్చు చెయ్యకుండా, కొంత ఇలా సేవింగ్సుకు కూడా చేసుకుంటా ఉంటానమాట. ఫర్ ఎగ్జాంపుల్, నేను కొన్నీ ఎఫ్‌డీలు చేస్తా ఉంటానూ, లేకపోతే ఎల్‌ఐసీ పాలసీలున్నాయి. ఎందుకంటే, రేపు తరాల గురించి మనం ఎంతాలోజించినా వాళ్ళు మనల్ని చూస్తారో, లేదో అనేది ఆహ్, అది చెప్పలేమండి. ఇప్పుడున్న పరిస్థితుల్లోనే అవును. ఇప్పుడున్న పరిస్థితుల్లోనే మనకి కొంచెం ఏజొచ్చేసరికే నాన్న వాళ్ళకి, మనకి కొంచుం భేదాభిప్రాయాలొచ్చే సిచ్యుయేషన్‌లున్నాయి బయట, నేను చాలా చూశాను. ఇలాంటీ దాన్లో నెక్స్‌టొచ్చేవాళ్ళు మనల్ని ఖచ్చితంగా చూస్తారనేదీ మనం చెప్పలేం.
ఆ! ఆ! హ్మ్. ఓకే. హ్మ్. హ్మ్. ఓకే. హ్మ్. తెలీదు. <chuckles> అవునవును. కరక్టే. అవును. అవునవును. అవునవును.
అలాంటప్పుడు ఏం చేస్తాను? ఆ! చెప్పండి.
అంటే. కొంతమంది ఇప్పుడు కొంతమంది అంటే ఏ ఏముందిరా భాయ్ ఉన్న ఉన్న క్షణమే అనుభవించాలి. రేపు క్షణం ఉంటమో ఉండమో తెలీదు అని చెప్పేసి, బాగా అంటే రేపటి గురించి ఆలోచించకుండా ముందే ఖర్చు పెడతా ఉంటారు.
హ్మ్. అవునవును.
లేకపోతే కొంతమంది మీరు చెప్పినట్టు సిప్‌లు వేయడమో, లేకపోతే ఫిక్స్డ్ డిపాజిట్ చేయడమో, అయితే ఈ చేయడం వల్ల అవి మళ్ళీ తిరిగి అనుభవించే అవకాశం ఉంటుందంటారా? లేకపోతే నేను చెప్పినట్టు ఈ క్షణం ఒక్కటే మనకు ఇంపార్టెంట్, తర్వాత క్షణం ఉంటదో ఉండదో అని అనుకుంటారా మీరు?
ఆ! అలాంటి సమయాలు ఉన్నాయండి నా ఫేస్‌లో. ఇందాకడ నేను స్టార్టింగ్‌లోనే చెప్పాను కదా! అలాంటి ఫేస్‌లు కూడా ఉన్నాయి. ఏంటంటే ఇంక నెక్స్ట్ ఉండంలే ఇప్పుడే అనుభవిద్దామని చెప్పేసి, ఖర్చు చేసిన రోజులు కూడా ఉన్నాయి. దానివల్ల బాధపడిన రోజులు కూడా ఉన్నాయి, నా వ్యక్తిగతంగా. అందువలనే కొద్దిగా ఇప్పుడు ఏం చేస్తున్నానంటే మధ్య దారిలో నడుస్తున్నానన్నమాట. మీరు ఖచ్చితంగా మీరు అడిగింది నాకు అర్థమైంది. అదే ఇంకా ఫ్యూచర్‌లో ఆహ్ ఇప్పుడు దాచుకున్న డబ్బుల వల్ల ఏమన్నా అనుభవించొచ్చా అనేసి?
హ్మ్. ఓకే. <chuckles> హుహు. హ్మ్. హ్మ్. అవునవును.
చేయొచ్చండి. అవి ఏంటంటే ఇక ఏ 60 ఏళ్ళకో, 70 ఏళ్ళకో వచ్చే రాబడుల గురించి మనం చూసుకున్నామనుకోండి, దాంతో మనం ఏం చేయలేం.
అవునవును.
అవి ఏంటంటే కొద్దిగా ఇప్పుడు మనం ఒక ఇరవై ఐదు ఏళ్ళో ము
అంటే మరీ ఎక్కువ లాంగ్ గ్యాప్ పెట్టుకోగూడదంటారు అయితే.
అవునవును. ఎందుకంటే ఇప్పుడు 60 ఏళ్ళకి, 70 ఏళ్ళకి అంటే అది మనకి రిటైర్‌మెంట్ అండి. అప్పుడు ఏదో మనం ప్రశాంతంగా ఇంటి ద ఇంటి పట్టునుండి లేకపోతే ఆహ్, మన వాళ్ళని చూసుకుంటూనో ఇలాగా గడిపేయాలి గానీ మనం అక్కడ ఆహ్, యెళ్ళాలి అనేది మనకి ఆరోగ్యరీత్యా అంత మంచిది కాదనేసి నా ఉద్దేశం అండి. అలా యెళ్ళకూడదని నేను అనను. బట్ ఆరోగ్యరీత్యా అంత మంచిది కాదు.
హ్మ్. అవునవును అవునవును. కరెక్టే. హ్మ్. అంటే కొంతమందికి పీఎఫ్‌లని లేకపోతే రిటైర్మెంట్ వచ్చాక కూర్చొని తినచ్చు, అప్పుడు మనకి చూసుకోవాల్సిన అవసరం ఎవరు చూసుకోవాల్సిన అవసరం ఉండదు. మన డబ్బులే మనకు ఉపయోగపడతాయని ముందు ముందే ఇన్వెస్ట్‌మెంట్ అంటే ఎక్కువ ఇన్వెస్ట్‌మెంట్ చేస్తుంటారు భారీగా. లేకపోతే ఇప్పుడొచ్చిన 15,౦౦౦ శాలరీ అనుకోండి ఎగ్జాంపుల్ 10000, 10000 గాని, 12000 గానీ చీటీలు గట్టో లేకపోతే, ఫిక్సెడ్ డిపాజిట్ చేసి చేసి మిగతా 3000 అట్లా ఏదో ఒకటొ ఒకటకో ఖర్చు పెడతా ఉంటారు. అవి మళ్ళీ వాళ్ళు ఎప్పుడో రిటైర్మెంటయినప్పడికి వస్తాయంట. ఇట్లా మీరేమైనా చేసి చేస్తున్నారా లేకపోతే ఇల్లు కొనడం గాని, ల్యాండ్‌లు కొనడం గాని చేసి తర్వాత మనకు వస్తాదా అని ఉంటున్నారా నార్మల్‌గా?
హ్మ్. హ్మ్. అదే అదే. అవును. ఆ! చేస్తానండి నేను కూడా ఇందాక చెప్పాను కదా ఫిక్స్డ్ డిపాజిట్, ఎల్ఐసిలు కూడా చేస్తాను. ఆహ్, వాటితో పాటు ఏంటంటే పోస్టల్‌లో కూడా ఇంతకు ముందు ఉండేది. కాకపోతే కొద్దిగా ఆహ్, అత్యవసర పరిస్థితులొచ్చేసి దాన్ని క్లియర్ జేశాను కానీ, నేను కూడా ఫ్యూచర్‌ని బట్టే చేస్తాను. అయితే మీరడిగిన దానిలో రెండవది ఇల్లు అలాంటివి ఏదైనా ఇన్వెస్ట్ చేస్తారా అంటే, నన్నడిగితే ఆహ్, ఇప్పుడు నాకైతే ఒక ఇల్లుందండి. నేను మళ్ళీ ఇంకో ఇల్లు కొనను.
హ్మ్. హ్మ్. ఓకే. హ్మ్. ఓకె, ఓకె. అవును.
ఎందుకంటే ఇప్పుడూ అయితే ఇంకో ఇల్లు కొన్నానంటే అదెలా ఉండాలి? ఆహ్, అది మనం ఉండడానికి కాదు. రెంట్‌లుకి ఇచ్చుకోడానికో, లేకపోతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈహ్, మన కమర్షియల్‌లో ఉంటాయి చూసారా?
హ్మ్. ఓకే. ఓకె, ఓకె. రెంట్‌లకిచ్చి మనం దానికి సేవ్ చేసుకోడానికి మనీ. హ్మ్. హ్మ్.
ఆ! అంతే గదండీ! ఇప్పుడు మనం ఇన్వెస్ట్‌మెంట్‌ అంటే ఇప్పుడు ఓన్లీ ఇల్లు కొన్నామనుకోండి. ఒక బంగ్లానో లేకపోతే విల్లానో కొన్నాము. అక్కడికందరికి ఇవ్వలేము. ఎందుకంటే అంత ఖర్చు పెట్టినప్పుడూ, ఎవరికి బడితే వాళ్ళకి అంటే, ఐ మీన్ ఆహ్, రెంటల్స్‌కీ ఇవ్వలేము. ఎందుకంటే వాళ్ళు పాడు చేయొచ్చు. ఏదన్నా జేయొచ్చు కదా!
హ్మ్. అవునవును. వాళ్ళ సొంతిల్లు గాదు గాబట్టి ఇంకేదో వచ్చి వెళ్ళిపోదాం అనిసి <chuckles> అని అంటుంటాది.
ఆ! అంతే గదా! అంటే ఆహ్, అందరూ అలా కాదు చెప్పలేం ఏదన్నా జరగొచ్చు. అందుకని ఏంటంటే, అది ఇన్వెస్ట్‌మెంట్ కింద చూసుకునేలాగయితే ఆల్రెడీ ఇల్లుండి ఇన్వెస్ట్‌మెంట్‌లాగా అయితే గనక ఇంకోటి, ఇలా అద్దెలకిచ్చుకునేలాగా ఓకె. లేదనుకోండి మెయిన్ కుదిరితే భూమి కొనుక్కోడం అనేది చాలా ఉత్తమమైన పననేది నా ఉద్దేశంమండి. భూమి గాని, లేదు ఇప్పుడు బంగారం యాక్చువల్‌గా అంతకు ముందు కొనుంటే బావుండేది. <chuckles> ఇప్పుడు బార్ మరీ రేట్‌లు పెరిగిపోయినయి లెండి. బంగారం అందుకే చెప్పలేకబోతున్నాను. భూమయితే నేను కొనుక్కుందాం, అనేసి నా ఉద్దేశమండి. అలాంటియి ఫ్యూచర్ గురించి ఏదైనా పెట్టుకోలి అడిషనల్‌గా.
హ్మ్. అవునవును. హ్మ్. అవునవును. హ్మ్. అంటే ఈ ల్యాండ్‌లు గూడా అంటే, ల్యాండ్‌లు గూడా మరీ ఎక్కువ కొనడం వల్లా, కొన్ని అంటే రాబోయే తరాలకు ఎక్కువ కొనడం వల్ల ఈ దాన్నేమంటారు? నీటి, నీటి భాగం గాని లేకపోతే కొన్నిసార్లు ఎక్కువ కొనడం వల్ల ఈ దాన్నేమంటారు? పంటలు పండించి సేద్యానికీ తర్వాత వాల్యూ పెరుగుతుందని ఉంటుంది గదా! నార్మల్‌గా. ఎందుకంటే అందరూ ప్లాట్లు గొని పెట్టుకుంటున్నారు. కానీ తర్వాతకి సేద్యం చేయించ్చుకోడానికి, మనం ఆహారం తినడానికి, పొలాలుండట్లేదు సేద్యమైన పొలాలు. అయితే వీటిని దృష్టిలో పెట్టుకొని సారవంతమైన సేద్యానికి పనికొచ్చే ల్యాండ్ కొనుక్కుంటే బెటరంటారా? లేకపోతే నార్మల్‌గా ఫ్లాట్లు ఇవి చేసుకోడానికి కొనుక్కుంటే బెటరంటారా? ఫ్యూచర్‌ని దృష్టిలో పెట్టుకొని.
హ్మ్. హ్మ్. అవునవును. అవునండి. అదే. అవును. మీరు అడిగిన ప్రశ్నలో చాలా లోతుందండి అదీ ఆహ్, సింపుల్‌గా చెప్పేది కాదు. ఎందుకంటే వ్యక్తిగతానికిను, జనరలైజ్‌కి చాలా వేరియేషన్ వస్తుంది గదా! హ్మ్.
ఆ! ఆ! అంటే, అంటే ఇది నార్మల్‌గా ఇప్పుడు మనం పెంపు ఆస్తి, సంపాదన అంటే ఆస్తి పెరగాలి అంటే మనకు ఒక "పదేళ్ల ముందుండాలి. లేకపోతే పదేళ్ల వెనకుండాలి." అని అట్లా చెప్తా ఉంటారు గదా! <chuckles> మీరు ఈ విషయం పరంగా ఎట్లా ఆలోచిస్తారు?
హ్మ్. అవును. అంటే నాకు కుదిరినంత వరకు అయితే గనక మీరన్నట్టు ఇదా సారవంతమైన భూమి. పంటలు పండె భూమి అంటే, అది తీసుకోవడం అనేది నా దృష్టిలో అంత మంచి పని కాదండి. ఎందుకంటే, ఇప్పటికే మనం ఈ ఏదైతే మానవుడు అనేది ఉన్నాడో, చాలా వరకు ప్లేస్‌ని ఆక్యుపై చేసాడు. ఇంకా అంటార్క్‌టికా కూడా ఎళ్ళిపోతాడు ఏమో, అది నాకు తెలియదు గానీ, చాలా వరకు చేసెసాడు. అలాంటి సమయంలో మనం మళ్ళీ ఇంకా మన గురించి అంటే అమ్మేవాళ్ళు ఉన్నారు. కాదన్ను గాని మనం కొనుక్కునే దానికన్నా, ఇప్పుడు ఇళ్ల మధ్యలో ఉన్న ఒక్క స్థలం కొనుక్కుంటే అది కొంచెం రేట్ ఎక్కువ. చెప్పాలంటే పొలాల కన్నా, ఇళ్ల మధ్యలో ఉన్న స్థలం రేట్ ఎక్కువ.
హ్మ్. హ్మ్. <giggles> హ్మ్, హ్మ్. హ్మ్. అవునవును. హ్మ్.
అది తీసుకుంటే మంచిదనేసి నా ఉద్దేశం అండి. ఆహ్, అలాంటప్పుడే అది ఎలాగో ఖాళీగానే ఉంటది. దానిలో ఎవరు ఏం చేయలేం. పంటలు పండించడం ఏమి ఉండదు. ఇల్లు ఇల్లు మధ్యలో హ్మ్. చెప్పండి.
ఓకే. ఓకే. ఓకే. ఓకే. అంటే, ఇప్పుడు ఎక్కువ అంటే ఈ ప్రయాణం ఈ లాంగ్ ట్రిప్‌లు అన్ అంటాం గదా! నార్మల్‌గా మీరు ఎక్కువ దూరంగా వెళ్ళిన ఏదైనా మంచి ప్రదేశం ఉందా?
ఉందండి. నేను ఆహ్, వరసగా కొన్నిసార్లు ఆహ్, ఒకేసారి ఏం చేశానంటే ఒక 2 నెలల్లోనే ఆహ్, ఇటు హైదరాబాదు. విశాఖపట్నం. ఆహ్, ఇంకా
ఎంజాయ్ చేసింది? హ్మ్.
చెన్నై సైడ్ కూడా 3 సైడ్‌లు కవర్ చేశానన్నమాట. అప్పుడు కొంచెం ఏదో
ఓహో! సూపర్! మీరొక్కరేనా అంటే ఫ్రెండ్స్‌తో పాటా? ఒకా
లేదు, లేదు. ఫ్రెండ్స్‌తో పాటేనండి. ఆహ్, ఒక్కలమే అంటే అన్ని సార్లూ మనం తిరగలేం.
ఓకె. ఓకె. అంటే ఫ్యామిలీయా? ఫ్రెండ్సా? అట్లని. <chuckles>
ఆ! ఫా ఫ్యామిలీతో కాదు ఫ్రెండ్స్‌తో వెళ్ళానీసారి. ఫ్యామిలీతో కూడా వెళ్తాను. కాకపోతే అంత లాంగ్స్ వరుసగా చేయడమనేది ఫ్యామిలీతో రిస్క్. ఎందుకంటే కొంచెం పెద్దవాళ్ళుంటారు కదా! అన్ని చోట్లకి వరుసగా కొంచెం ట్రావెల్ చేయాలి అంటే ఇబ్బందే వాళ్ళకి.
ఓకె. ఓకె. హ్మ్. హ్మ్. అంటే కొంతమంది ఇట్ల లాంగ్ ట్రిప్‌లకి పోయేటప్పుడు ముందే బడ్జెట్ ఎ ఎస్టిమేషన్ చేస్తారు కదా! "దీనికింత అయిద్ది, అక్కడికి పోయాక ఇంత అయిద్ది" అని ఇట్లా మీరేమైనా ఎస్టిమేట్ చేసుకొనెళ్ళిన సందర్భాలు
అవును. ఆ! ఉన్నాయండి. అయి కూడా చేసుకొనీ కొన్నైతే మొత్తం లిస్ట్ రాసుకున్నాం యాక్చువల్లీ. "ఎక్కడికెళ్ళి ఏం చూడాలి? ఎక్కడ ఏం ఫుడ్ తినాలి?" ఆహ్, ఎలాంటి హోటల్‌లో అదే ఈ హోటల్స్ కూడా లిస్ట్ రాసుకునీ వాళ్ళకి ముందుగానే కాల్ చేసి అవైలబిలిటీ ఉన్నాయా? లేవా? ఇవన్నీ కనుక్కొని అంతా ప్లానింగ్‌గా వెళ్ళినవి కూడా ఉన్నాయి.
హ్మ్. హుహు. ఓకె. ఓకె.
ఇంకొన్నైతే అసలూ అక్కడికి వెళ్దామన్న ప్లానింగ్ కూడా లేకుండా వెళ్ళినవి కూడా ఉన్నాయి. అప్పటికప్పుడు జస్ట్ ఇప్పుడు నేను మూడు సార్లు మూడు చోట్లకెళ్ళానని చెప్పాను కదా! దాంట్లో ఏంటంటే రెండు చోట్లకెళ్ళిన తర్వాత మూడో చోటుకి అసలు ఎళ్దామన్న ప్లానింగే లేదు. కాకపోతే మా వాళ్ళు, "సర్లే రా! ఇంకా టైమ్ ఉంది కదా!" అని చెప్పేసి ఇంకా అటునుంచి అటే వెళ్ళిపోయారనమాట. <chuckles> అదైతే అసలు ప్లాన్‌లోదె లేదు.
ఓకె. ఓకె. హ్మ్. ఓకె. ఓకె. ఓకె. ఓకె. అంటే ఇట్లా ఒక ప్రదేశానికి వెళ్ళి దానికి బడ్జెటూ ఎక్కువైపోయి, లేకపోతే తక్కువైపోయీ తర్వాత వచ్చి అంతా అయిపోయిన తర్వాత, "అరే! దీనికి ఇన్ అనవసరంగా ఇంత ఖర్చు అయింది. దీనికి ఓకె, ఇదే పేమెంట్ మనం ఇన్వెస్ట్‌మెంట్ పెట్టినా మనకింకా మిగిలేది కదా!" అని అని బాధపడ్డ సందర్భాలేమైనా
హ్మ్. హ్మ్. ఆ! ఇన్వెస్ట్మెంటు పెట్టొచ్చు కదా! అనేంతయితే బాధపడలేదు కానీ, కొన్ని కొన్ని సార్లు, కొంచెం మనసూ కొద్దిగా బాధపడిన సమయాలేంటంటే, అహ్, కొన్ని సార్లు హోటల్స్‌లో ఉంటాం జూసారా, అయ్యేండంటే మన రేటింగ్స్ అవన్నీ చూస్తాం, అదంతా చూసుకొని అంటే, ఇన్ఫర్మేషన్ గ్యాద‌ర్ చేసుకునే వెళ్తాం అక్కడికి.
హ్మ్. అవును. ఓకె. ఓకె.
కానీ, మన దెగ్గరున్న ఇన్ఫర్మేషన్ వేరు, అక్కడున్న విమ్ఫర్మేషన్ వేరు. దానివలన మొత్తం ట్రావెలే డిస్టర్బయిపోతది. మనం ఎంజాయ్ చేయలేము ప్రశాంతంగా.
ఓకె. ఓకె. అదే బాగా స్టడీ చేయకుండా పొయ్యి, అట్లా సడన్‌గా అయినప్పుడు కరక్టే.
ఆహా! లేదు లేదండి. ఇక్కడా ప్రాబ్లం ఎక్కడొ‌స్తదంటే స్టడీ చేయకపోడం గాదు. మనము గూగుల్ గురించి, గూగుల్‌లో రివ్యూస్ గాని అవన్నీ చూసుకునే వెళ్తాం. కాకపోతే ప్రాబ్లం ఎక్కడొస్తదదంటే, వాటిలో చాలా వరకు డబ్బులిచ్చి రాపిచ్చుకున్నాయి అనుకుంటా, మేబి, నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే, అక్కడున్న రివ్యూలకు గాని మనం అయ్యే కదండీ చూసేది, ఫస్టు గూగుల్‌లో కొడతాం, గూగుల్‌లో రివ్యూసెలా ఉన్నాయి, కస్టమర్‌లెలా చెప్తారనేసే చూస్తాం గదా! సో
హ్మ్. హ్మ్. ఓకె. ఓకె. హుహు. అవునవును. కరక్టే. ఆ! రివ్యూలు, రేటింగ్‌లు, ఆ స్టార్స్ చూసి <chuckles> యెళ్తాం. అవును.
అవును. అక్కడికె‌ళ్తేనేమో, అసలు దానికి దీనికి సంబంధమే లేదు.
హ్మ్.
ఈ ఆగర్ ఫైవ్ స్టారంటే, ఇక్కడ జీరో స్టార్ కన్నా దా కొంచెం తక్కువలో ఉందన‌మాట.
హుహు.
ఆ! అది దాని ఎఫెక్ట్ ఏంటంటే మొత్తం ఆ ట్రిప్ మీద పడింది. ఆహ్, ఒకళ్ళకి ఒక ఇప్పుడు ఒక ఆరుగురు వెళ్ళామంటే, ఒకళ్ళకి తరువాత ఒకళ్ళకి గుర్తొస్తా ఉంటది కదా! "అరె! ఏంట్రా ఇలా చేశావ్? ఏంట్రా ఇలా చేశావు" అని. ఇక వాళ్ళ మొహాలు చూసి
ఓకే. ఓకే. అవునవును <chuckles> కరక్టే. వాళ్ళు మళ్ళా అదే తలుచుకొని చెప్తా ఉంటరు "అరె! నీ బ్లాడ్డ్ పానింగ్ బ్యాడ్ ప్లానింగ్" అని ఏదేదో <chuckles> చెప్తా ఉంటారుగా.
ఆ! అదే. ఇప్పుడేంటంటే మనం ప్లాన్ చేయలేదనుకోండి, మనం అనొచ్చు. మనమే ప్లాన్ చేసినప్పుడు ఏంటంటే ఇక మిగతా ఐదుగురు మన మీద
అవును. <chuckles> వాళ్ళ నుంచి వస్తేనే ఫ్రెండ్సు ఇంక మామూలుగానే వదిలిపెట్టరు, ఇంక ఇటువంటివి జరిగితే అస్సలు <chuckles> ఇడ్చిపెట్టరు ఇక ప్రతిసారి.
అదే కదండీ! అదే ఎప్పుడు దొరుకుతారా అని చూసుకున్నారు.
అంటే ఇట్లా ఇ ఇది ఇది అంటే లాంగ్ ట్రిప్పు ఓకే. ఇప్పుడు అంటే మీ ఫ్రెండ్స్‌తో కలిపి, లేకపోతే మీ ఫ్యామిలీస్‌తో కలిపి ఏదైనా ల్యాండు మీద ఇన్వెస్ట్‌మెంట్ పెట్టిన సందర్భాలున్నయా?
ఆహ్, ఫ్రెండ్స్‌తో అయితే చేయలేదులేండి. ఫ్యామిలీ‌తో అయితే గనుక ఒక ల్యాండ్ అనేది తీసుకున్నాం. యాక్చువల్‌గా వేరే ల్యాండ్ పర్సనల్‌గా తీసుకున్నది కాకుండా, ఇది ఫ్యామిలీ వాళ్ళతో అందరం కలిసి ఒక ల్యాండ్ తీసుకున్నాము. ఆహ్, అంటే ఆహ్, ఏ ల్యాండ్ కొంచెం పెద్దగా వస్తుందన్నమాట. దాని దాని వల్ల ఏంటంటే సింగిల్ ఇన్వెస్ట్‌మెంట్ ఎందుకు అని చెప్పేసి, చెప్తే ఇక అది యాక్చువల్‌గా నా ప్లాన్ కూడా కాదు వేరే వాళ్ళది. సో హ్మ్, సో, వాళ్ళు, "ఏరా! నువ్వు కూడా తీసుకుంటావా?" అని చెప్పేసి అడిగారు మా ఫ్యామిలీ‌లోనే. సో, అందుకని ఓకే అని చెప్పి తీసుకున్నాను.
హ్మ్. హ్మ్. ఓకే. ఓకే. ఓకే. ఓకే. హ్మ్. అంటే ఇవి ఏమైనా నిజంగానే ఇప్పుడు కొంతమంది అంటే చెప్తా ఉంటారు గదా! ఈ 5 ఇయర్స్ కింద నేను ఇంతకొన్న ఇప్పుడు బాగా పెరిగింది. దానివల్ల నేను మా లైఫ్ సెట్ అయింది అది, ఇది అని చెప్తా ఉంటారు. అది నిజంగానే అట్లా పెరుగుద్దా అండి? మీకు ఇట్లా ఏమన్నా జరిగిందా?
హ్మ్. అదే అండి. ఆహ్, నాకు వ్యక్తిగతంగా అంటే కొంచెం రేట్‌లు పెరిగినయి అయితే వాస్తవమే నాకైతే. అది కాకుండా మీరు చెప్పింది ఏంటంటే షడెన్‌గా కొంచెం ఎక్కువ ఒక 5 రెట్లు, 6 రెట్లు అలాగవడం.
హ్మ్. అంటే సడెన్‌గా టీవీలో కూడా చూస్తా ఉంటాం కదా! ఆయన ఎప్పుడో కొన్నోడు ఇప్పుడు షడెన్‌గా వ 1,00,00,00,000 వారసుడు అయ్యాడు. లేపోతే మన పంటలు కూడా పంటలు కూడా ఏసి నిన్న మొన్న పెరగడం వల్ల ఆయనకు 1,00,00,00,000 వచ్చాయి లేదంతే 10,00,00,000 వచ్చాయి. ఇట్లా చేస్తా ఉంటాం చూస్తా ఉంటాం. టీవీలో గూడా అట్లా.
అవును. అదే. అవును. అవునవునం‌డి. అది నేను కూడా చూసాను కొన్ని, మాకు తెలిసిన వాళ్ళకి కూడా కొన్ని ఆహ్, చాలా లిమిటెడ్ అండి. ఒకళ్ళిద్దరికి జరిగింది అలాగే సడెన్‌గా పెరగడం. నేను చు ఆహ్, ఎక్కువగా నేను గమనించింది అయితే మాత్రం ఇప్పుడు ఆహ్, మన ముందు తరాలు ఉన్నారు చూసారా? మన నాన్నాలు గాని లేకపోతే వాళ్ళ ముందు ఆహ్, తాతయ్యలు గాని కొన్నారు చూసారా? అవి అయితే గనక మీరన్నట్టు 100 రెట్లు అలాగా రేట్లు పెరిగినయి అయితే నేను చాలా చూసాను. మన తరంలోనే కొని రేట్ పెరిగింది అనేది కొంచెం మనకి తెలిసిన సర్కిల్ అయితే తక్కువండి. నేను ఇలాగ ఆన్‌లైన్‌లో చూడం లేకపోతే ఇలాగా న్యూస్‌లో చూడమే.
ఆ! హ్మ్. హుహు. అవునవును. హ్మ్. ఓకే. ఓకే. అంటే ఇప్పుడు ఉద్దేశ్యం ప్రకారం అంటే మనకు సొంత అనుభవాలకు లేకపోతే, మనకు ఏది అనిపిస్తే దానిపైన ఖర్చు చేయడం బెటర్ అంటారా? లేకపోతే ఫ్యూచర్ కోసం ల్యాండ్‌లో లేకపోతే ఇన్ ఇన్వెస్ట్‌మెంట్లు చేసి మన ఆస్తిని పెంపొందించుకోవడం బెటర్ అంటారా? ఏది ముఖ్యమైనది ఇవ్వని ఈ రెండిట్లో?
నా వరకైతే రెండు ఉండాలండి. రెండు ఇంపార్టెంట్. ఎందుకంటే, మనం చేసే పనులు గాని, వాటికి మనకి ఏ రెస్టనేది అవసరం. అది ఎలాగ ఇలా ప్రయాణాలు చేయడమో, లేకపోతే ఏదైనా ఎక్స్‌పీరియన్స్ చేయాలనుకున్న దాని గురించి ఖర్చు పెట్టడం. అలాగని మరీ ఎక్కువ ఖర్చు పెట్టయకూడదు. మన జీతం ఆహ్, జీ ఆహ్, మన జీతం మొత్తం దానికే ఖర్చేయకూడదు. దానిలో కొంత పోర్షన్ దానికి ఉపయోగించుకొని
ఓకే, ఓకే. ఓకే, ఓకే. ఓకే, ఓకే. అవునవును. అదే ఏదైనా సరే! ఉన్నంతలో రెండు మన‌కి లైఫ్‌ని బ్యాలెన్స్ చేసే విధంగా ఉండాలి అంటారు మీరు?
ఆ! అంతేనండి ఎగ్జాక్ట్‌గా మీరన్నట్టే.
ఆ! అవును. అవునవును. కరెక్ట్ అండి. చాలా బాగా చెప్పారు. మనం మళ్ళీ ఈ పెంపు ఆస్తి గురించి మళ్ళీ మాట్లాడుకుందామండి.
హ్మ్. అవును. హ్మ్. ధన్యవాదాలండి. చాలా బాగా చ మాట్లాడారు.
ధన్యవాదాలు. ధన్యవాదాలు.